సాధారణంగా మన ఇంట్లో నీళ్లు ఎక్కువగా వాడుకు వాడుతూ ఉంటాము. అంటే, ఇప్పుడు మనము దేనికైనా ఎక్కువగా అంటే, ఎక్కువగా, ఎక్కువగా వాడతా ఉంటం. దాన్ని వాడ ఆహ్, దాన్ని తగ్గించుకోవడాని
అదేనండి. కొంచెం వృధాగా కూడా, వాడతాం. అవును.
అవును. దాన్ని తగ్గించుకోవడానికి ఏమైనా చిట్కాలు చెప్తారా?
యాహ్! తప్పకుండా అండి. అంటే, ఇంతకుముందు మా ఇంట్లో కూడా ఏంటంటే, కొద్దిగా అంటే, దీని మీద అవగాహన లేక కొద్దిగా అంటే, ఆహ్, ప్రస్తుతం చాలా సిటీలో కూడా వాటర్ యొక్క కొరత అంటే, ని మంచినీటి కొరత ఆహ్, అసలు వాడుకోవడానికి కూడా, వాటర్ లేనటువంటి గ్రామాలు. ఇలా ఎక్కువ ఇప్పుడు తే తెలుస్తున్నాయి కాబట్టి. మాకూడా కొచెం అవగాహన వచ్చింది. ఇంతకుముందు అయితే, అంత అవగాహన లేక, ఎలా బడితే అలా, కొంచెం వాడుకోవడం.
అవును. హుహు. హుహ. అవునవును.
ఆహ్! ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు పొద్దున్నే, ఏదన్నా పెద్ద టబ్బు పట్టుకుందామనుకోండి వాటరు.
అవును.
హ్మ్! మనకి కొద్దిగా, మాది విజయవాడనమాట. కొద్దిగా, ఎండలు ఎక్కువగా ఉంటాయి.
ఆహా!
హ్మ్! సాయంత్రం అయ్యేసరికి ఏంటంటే, అంటే, వప్ ఉదయం అవసరాల కోసం పట్టుకుంటాము. సాయంత్రం అయ్యేసరికి అది, నీళ్ళు బాగా కాగిపోయ్యేయి అనమాట. వేడిగుండెవి.
అవునవును. అవునవును.
హ్మ్. సొ అలాంటి వాటర్‌ని వాడుకుంటే, మళ్ళీ ఎక్కడా స్కిన్‌కేదెన్నా డ్యామేజవుద్దా అనీసి, ఆ వాటర్ మొత్తాన్ని పడేసి...
హుహు. ఆ!
మళ్ళీ తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా పట్టుకునేవాళ్ళం అనమాట.
అవునవును. అంటే, నార్మల్‌గా ఇప్పుడు వేవి అంటె వేడి వాటర్‌తో చేయడం వల్ల, మనకి మంచిగానే ఆహ్, ఉంటది అని భావిస్తా ఉంటారు. దాన్ని మీరెట్ల చెప్పగలరు?
హ్మ్. ఆ! అంటే మేను నార్మల్‌గా వేడి చేసుకుంటే, ఓకేనండి. కాకపోతే అదేంటంటే ఎండకి వేడౌతది కదా...
అవునవును.
ఎండకి వేడైతే ఏంటంటే, హెల్త్‌కి మంచిది కాదనేసి, అంటూ ఉంటారు.
ఆహా! అంటే, ఇప్పుడు స్కిన్‌కేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయన్నట్టు, వ్ మనం వేస్ట చేస్తా ఉంటాం అంటారు.
హ్మ్. హ్మ్. అవునండి. స్కిన్‌కి కొద్దిగా ప్రోబ్లమ్ అవుతది. ఇంకొకటేంటంటే, ఇప్పుడు సమ్మరు ఆల్రెడీ కొద్దిగా కొంచెం చిరాక్, చిరాగ్గా ఉంటుంది మనకి, ఎండకి తిరిగొచ్చి.
ఆహా! ఓకె. అవునవును.
అలాంటప్పుడేంటంటే, కొంచెం చల్లగా పోసుకునే అలవాటు ఎక్కువ మందికుంటుంది కదా!
అవును.
అదే. అదొక రీజను. ఈ 2 రీజన్ల వల్ల అలా పడేసేవాళ్ళం.
ఆహా!
కానీ, ఎప్పుడైతే కొంచెం అవగాహనొచ్చి, అంటే మన చుట్టూతా ఉన్న ప్రాంతాలన్నీ కూడా, కొద్దిగా వాటర్ లేక, కొంచెం ఇబ్బంది పడతన్నాయి, అనేసి ఎప్పుడైతే తెలిసిందో...
హ్మ్. అవును.
ఇక కొంచెం వాడకం కూడా తగ్గిచ్చి, ఇలా వేస్ట్ చేయకుండా అంటే, నార్మల్‌గిప్పుడు ఎందుకు పడేస్తున్నాం? ఉదయం ఎక్కువగా పట్టుకోవడం వల్లే కదా!
హుహు. అవునవును. ఉదయం ఎక్కువ పట్టుకోవడం వల్ల మనము ఎక్కువ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి.
అవును. సో, ఏం చేసామంటే అసలు ముందు ఉదయం పట్టుకోవడం లిమిట్ చేసేశాం...
ఓకె.
ఎంత వరకు కావాలో కరెక్ట్‌గా పట్టుకొని, ఎక్కువ కాకుండా చూసుకునేవాళ్ళం అన్నమాట. అప్పుడు ఏంటంటే, సాయంత్రం మనకి ఇలాంటి సమస్యలు గాని, ఇలా ఏమి ఉండేవి కాదు.
ఆహా! ఉహూ. ఆహా!
ఇంకొకటి ఏంటంటే కొద్దిగా ఒక ఆహ్, నీడ వచ్చేలాగా ఎక్కడైతే మేము వాటర్ పెట్టుకుంటామో...
ఆహ!
అక్కడ కొద్దిగా నీడ వచ్చేలాగా ఆహ్, ఒక ఆహ్, చిన్న బ్యానర్ లాంటిది కట్టుకున్నాం అనమాట. ఏంటంటే ఈ ఎండ వల్లే కదా ఈ ఇబ్బందంతా.
ఆహా! ఉహూ.
కొద్దిగా ఆ ఎండ నుంచి కొంచెం వాటర్‌ని కాపాడదాం అన్నట్టుగా ఆ బ్యానర్ లాగా అలాగా చిన్న తడిక లాంటిది కట్టుకున్నాం దాని చుట్టూత.
అవునవును.
హ్మ్. అక్కడొకటి. ఈ 2 టిప్స్ వల్ల ఏంటంటే ఆహ్, ఏదైతే నేను కొంచెం వాటర్ ఎక్కువగా మేము వేస్ట్ చేస్తున్నామని చెప్పాను చూసారా?
అవునవును.
అది తగ్గిపోయిందండి.
అంటే ఇప్పుడు నార్మల్‌గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎట్లుంటారంటే అంటే, టాప్సు ఆహ్, ఎండ్ ఈ పంప్స్ అన్నీ ఆన్ చేసుకొని అంటే, సపోజ్ ఇప్పుడు నార్మల్ కనీసం బ్రష్ చేసేటప్పుడు కూడా టాప్స్ అన్నీ ఆన్ చేసుకొని, ఆన్‌లో ఉంటూ బ్రష్ చేసుకోవడము. ఆహ్, ఉమ్మేటప్పుడు కూడా బ్రష్ చేసుకొని అంటే టాప్ ఆన్ చేసుకొని ఉమ్మడము.
హ్మ్. అవును. హ్మ్. అదే దాన్ని కట్టరు.
ఆ! అదే.
హ్మ్. అయితే అ! మీరన్నది నిజమే. ప్రస్తుతం చాలామంది కూడా అలాగే ఉండుండొచ్చు. ఆహ్, నాకైతే ఆల్రెడీ కొద్దిగా అవగాహన వచ్చేసి ఇలా మారామని చెప్పాను కదా! మేమేం చేసామంటే తర్వాత ఇల్లు మారి కొద్దిగా రెంటేడ్‌కి వేరే దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడ ఇలాంటి సదుపాయాలన్నీ ఉన్నాయండి. ఈ ట్యాప్‌లు కాని, ఈ కమోడ్ కూడా వెస్టర్న్ కమోడ్ వచ్చిందనమాట.
దాన్ని ఇప్పుడు అవును. అవునవును. హుహు. హ్మ్. అవునవును.
సో, ఇవన్నీ వచ్చినప్పుడూ ఆహ్, ఫస్ట‌లో తెలియక కూడా ఈ ట్యాప్‌ని కొంచెం అలవాటు అంటే నాకేంటంటే అప్పటిదాకా జగ్ అలవాటూ.
అవునవును.
ఆహ్, స్టార్టింగ్‌లో ఈ ట్యాప్ తిప్పుకొని ట్రై చేశాను కానీ నాకు అర్థమైంది వాటర్ కొంచెం ఎక్కువ వేస్ట్ అవుతుందని.
అవును.
సో మళ్ళీ బ్యాక్ టు స్కూల్ అన్నట్టుగా నేనెంచేశానంటే, ఈ బ్రష్ చేసేటప్పుడు కూడా ఒక జగ్ నిండా నీళ్లు పట్టుకొని, దాంతోనే బ్రష్ చేయడం అనేది స్టార్ట్ చేశా, ఆ సింకు దగ్గరే.
<chuckles> ఆహా! ఓకె, ఓకె. అట్లా ఇంట్లో మనము ఇంట్లో అంటే <smacks lips> వాటర్‌ని తగ్గియడానికి, ఇవి మనం కొన్ని పాటిస్తున్నాం.
అవును.
అవునవును.
ఇలాంటి చిన్ని చిన్నివి పాటించాలండి. లేకపోతే ఇప్పుడూ ఒక్క జగ్గుతో మొత్తం బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోవచ్చు ఉదయం.
అవునవును.
దాని ప్లేస్‌లో, మనం ఒక ట్యాప్ అలా వదిలేసి, హ్మ్, మీరు బ్రష్ చేసుకుంటా ఉంటారు, అదేమో పోతా ఉంటది.
అవునవునవును. నార్మల్‌గా, మనం బ్రష్ చేసేప్పుడు కూడా, కొంతమంది ఎట్లా అంటే బ్రష్ చేసేటప్పుడు గూడా, అది ఆన్‌లోనే ఉంటుంది. అంటే, మనం ఉమ్మి వేసేది, అది క్లియర్ చేసుకోవాలి అన్నట్టు, ఆ ఫీల్‌లో ఉంటారు.
హ్మ్. ఆ! ఆ! కనీసం దాన్ని అంటే, కొంచెం, కొంచెం గ్యాప్‌లో కట్టడం కాని, అలా ఏం చేయరు. జస్ట్ బ్రష్ తీసుకొని ఎప్పుడైతే పేస్ట్ ఏస్తారో, అప్పుడు ఆన్ చేస్తారు. మొత్తం ఇక టంగ్ క్లీనర్ కూడా తీసి, దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఆపుతారు. ఈ గ్యాప్‌లో, ఆల్మోస్టు ఒక జగ్గుతో అయిపోయే పని, ఒక 10, 15 జగ్గులు వేస్ట్ అయిపోతాయి వాటరు...
అవును. అవును.
హ్మ్, సో, నేనేం చేశానంటే, ఇలాగ కొంచెం వాటర్ అనేది సేవింగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇదొకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వెస్టర్న్ కమోడ్ అని చెప్పాను కదా!
అవునవును.
ఆ! దానికేంటంటే, మనం ఒక్కసారిగా ఫ్లష్ కొట్టామనుకోండి, ఎక్కువ మొత్తంలో వాటర్ అనేది వెళ్ళిపోతుంటది కదా!
ఆ! అవునవును.
హ్మ్. ఐ ఇక్కడ, 2 విధాలు ఉంటాయండి. మనం యూరిన్‌కెళ్ళినా లేకపోతే, ఆహ్, కొంచెం ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా యూజ్ చేసినా కూడా, మనం ఒకేలాగా ప్రెస్ చేసామనుకోండి
అవును.
అనవసరంగా, కొద్దిగా వాటరనేది ఎక్కువ వేస్ట్ అవుతాయని చెప్పేసి, నేనేం చేశానంటే, ఇప్పుడు ఆహ్, మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాననమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా, కొద్దిగా అంటే, నేనిలా చేయడం గాని లేకపోతే ఇలా వాటర్‌ని, సేవ్ చేయడం గాని, గమనిస్తూ ఉన్నారు.
హ్మ్. హుహు.
హ్మ్. అందుకని వాళ్ళకూడా చెప్పాను. జస్ట్, యూరినల్స్‌కి ఏళ్తే మాత్రం జస్ట్ అలా ప్రెస్ చేసి కొంచెం వాటర్ రాంగాల్నే, కొద్దిగా అంటే, సరిపోతుంది అనంగాల్నే మళ్ళీ పైకి అనండి..."
ఆహా! హుహు.
"అప్పుడు వాటర్ కొద్దిగా వేస్ట్ అవ్వవు" అన్నట్టుగా చెప్పానన్నమాట.
అవునవును. ఇంకొకటీ నార్మల్‌గా మనం ఇప్పుడు, ఇప్పుడు ఎట్లా నార్మల్‌గా మనం చూసేది ఎట్లుంటుందంటే ఆహ్, ఇప్పుడు కనీసము ఇంట్లో మనమైనా ఇంక, బయట ఎవ్వరైనా ట్యాప్‌లు లీకౌతా ఉంటాయి. అయినా, దాన్ని పట్టించుకోకుండా సంథింగ్ ఏదో టేపేసి, అవివేసి, కొంచెం చేస్తా ఉంటారు. బట్ ఇంకా కంట్రోల్ కావు. అట్లా మీరేమైనా చేసినట్టు ఉన్నాయా?
హ్మ్. ఆ! చెప్పండి. హ్మ్. ఆ! ఆ! అవునండి. హ్మ్. నిజమే. ఎందుకంటే, ఇప్పుడూ యాక్చువల్‌గా ఇప్పుడు, అది ఎక్కువ ఎలా అవుతదంటే, వాటర్ ట్యూబ్‌లుంటాయి చూసారా?...
అవును.
ఆ వాటర్ ట్యూబ్‌లు ఏది, పంచాయతీ దగ్గరి నుంచి, ఇంటికి ఏదన్నా లాక్కునేది ఉంటుంది. మాది ఇంట్లో మా ఇంట్లో అలాగే ఉంటది.
అవును. ఆహా!
ఆ పంచాయతీ దగ్గర నించి మాకు ఇంట్లోకి ఆ ట్యూబ్‌తో లాగుతాయి అనమాట వాటర్.
హుహు.
హ్మ్, అయితే అది ఏంటంటే అప్పుడప్పుడు బళ్ళు ఎక్కేయడం వల్ల, లేకపోతే ఎండ వల్ల కూడా డ్యామేజ్ అయిపోయి హోల్స్ పడిపోతాయి...
అవునవును.
దానికి ప్లాస్టర్ ఎశామనుకోండి ఆ ప్లాస్టర్ ఉన్నంత వరకు కొద్దిగా వాటర్ పైకి లెగడం ఆగిద్ది గానీ, దాని పక్క నుంచి హ్మ్, ఆగదు అసల. <chuckles> కంప్లీట్‌గా ఆగదు. దాని పక్క నుంచి, లేపోతే ఎదర నుంచి ఏదో ఒక వైపు నుంచి వాటర్ అనేది బయటకి వస్తూనే ఉంటుంది.
టోటల్‌గా ఆగదు. అవునవును, అవును. అవును.
హ్మ్, అందుకని మేమేం చేశామంటే కొన్ని కొన్ని సార్లు ఎమ్‌సీల్‌తో కూడా ట్రై చేశాము...
ఆహా!
అది కూడా అవ్వకపోతే ఈ కొన్ని ఆహ్, గ్లూ గన్ అనేసి ఉంటుంది చూసారా?
అవునవును ఒకా అంటే గమ్ము లాంటిదది.
ఆ! కొంచెం హీట్ చేసి ప్లాస్టిక్‌కి వాటిని అంటించుకోడానికి ఉంటుంది.
హ్మ్. అవునవును.
ఆ! దాంతో కూడా కొద్దిగా హోల్స్‌ని కవర్ చేయడానికి ట్రై చేసాం. అది చేసినప్పుడు కొంతకాలం బానే వచ్చింది.
హుహు.
హ్మ్, తర్వాత ఏంటంటే ఇలాగ హోల్స్ పడతున్న కొద్దీ ఏంటంటే వీక్ అయిపోతాయి కదా, ట్యూబ్‌లు.
అవునవును.
ఆ తర్వాత ఏంటంటే చిన్ని, చిన్ని హోల్ కాస్త పెద్దగా పడిందన్నమాట.
ఆహాహా!
హ్మ్. ఇంక అప్పుడు ఇక మార్చేయడమే బెటర్.
ఇ అవునవును. ఇంకొకటీ నార్మల్‌గా ఇప్పుడు మనము ఇట్లా <smacks lips> మనకి గవర్నమెంట్ అయినా ఏమైనా ఆహ్, మనకి ఇంటికి నీళ్లు సరఫరా ఇస్తా ఉంటది. అదెట్లంటే కొం కొంత ఇప్పుడు, ఒక్కొక్క ఊరికి ఈ టైంకి ఈ టైంకి అని వాళ్ళు షెడ్యూల్ చేస్తా ఉంటారు. బట్ కొన్ని, కొన్ని టైమ్స్‌కి ఇప్పుడు సపోస్‌గా మన ఇంటికి, సరే మీ ఇంటికి రాత్రి నీరు వదిలేయ్ వదిలేసి ఉండొచ్చు. దాన్ని మీరు ఎట్లా అంటే ఆ! తక్కువ చేయడానికి చేసారు? అంటే తగ్గిచ్చడానికి చేశారు?
హ్మ్. అవునండి. అవును. ఆ! ఆ! అంటే నార్మల్‌గా మీరన్నది అర్థమైంది. అంటే రాత్రి పూట వాళ్ళొదిలేస్తే గనుక మనం కనెక్ట్ చేసుకొనుంటే ఆ ట్యాంక్ అదీ నిండిపోయి వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటది కదా! అనేసే కదండీ! హ్మ్. అయితే ఏంటంటే మా దాన్లో ఆల్రెడీ సెన్సార్ సిస్టమ్ ఉందన్నమాట
అవునవును. అవును. ఓహ్! నైస్.
హ్మ్. అదేం చేస్తదంటే కొద్దిగా వాటర్ లెవెల్ ఎప్పుడైతే కొద్దిగా అప్ అవుతదో ఆటోమేటిక్‌గా మోటార్‌ని కట్ ఆఫ్ చేసేస్తది.
అవునవును.
హ్మ్. సో, దాని వలన, ఎక్కువ ప్రాబ్లమ్ అసలు వేస్టేజ్ అనేది అయితే పె పెద్దగా లేదండి. ఎప్పుడైనా ఒక్కొక్కసారేంటంటే ఈ మోటర్ ఏదైనా చెడిపోయిందనుకోండి
అవును. హుహు.
అప్పుడు కొద్దిగా వాటరు పక్కకొచ్చేసి పడుతూ, మాకు అప్పుడు తెలిసేది, వాటర్ నిండిపోయినాయి అని.
ఓహో!
ఇమ్మీడియేట్‌గా ఎళ్ళి కట్టేసి, ఒక 2 నుంచి 3 రోజుల్లో, మళ్ళీ ఇంకో కొత్త మోటార్ ఏదో ఒకటి అంటే, దానికి ఆహ్, ఏదైతే సెన్సార్ ఉందో, దానికి సంబంధించిది కొత్తది ఏదో ఒకటి ఏసుకోడం, లేకపోతే దాన్ని రిపేర్ చేసుకొని, ఇలా చేసుకునేవాళ్ళం.
హుహు. హుహు.
ఇంకా, ఇదైతే గనక ఏంటంటే, ఇప్పుడు వరకు నేను చెప్పినయి, ఆల్రెడీ మనకీ అందుబాటులో ఉన్న వాటర్‌ని, పొదుపుగా వాడుకోడం, వేస్ట్ చేయకుండా ఉండడం గదండీ!
హుహు. హుహు.
ఇవి కాకుండా, ఎడిషనల్‌గా ఇంకో పని జేస్తాం మేము.
ఏంటి, ఆ పని?
ఇప్పుడు మీకు, ఇంకుడు గుంత అనే కాన్సెప్ట్ ఏమన్నా ఐడియా ఉందాండి?
ఆ! ఉంది, ఉంది. అంటే నార్మల్‌గా, మనము యూజ్ చేసే వాటర్ మొత్తం, ఆ గుంటలోకి యెళ్ళిపోతాయి.
హ్మ్. <smacks lips> అంటే, అలా కూడా ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, మేము చేసేది, ఆ వేస్ట్ వాటర్‌ని నార్మల్‌గా ఈ పంచాయతీ ఎలాగైతే కాలువలు ఉంటాయో, వాటిలో వదిలేస్తాము.
హుహు. అవునవును.
ఆహ్, అ ఇది వచ్చేసరికి ఏంటంటే, మా టెర్రస్ మీద నుంచి, ఒక పెద్ద పైప్ ఒకటి, అంటే మనకు వ ఆహ్, వర్షం పడేటప్పుడు వాటరూ, కిందకెళ్తాది చూసారా! హ్మ్. ఆ పైపు నుంచి తీసుకెళ్ళి, ఈ దీని దగ్గర కనెక్ట్ చేసామన్నమాట.
ఓహో! ఓకే, ఓకే. ఆహా! ఓకే, ఓకే. ఆ! హుహుహు.
ఇంకుడు గుంత.
ఓకె. ఓకె.
సో, ఎప్పుడైతే వర్షం ప‌డి‌ద్దో, ఆ వర్షాకాలం అంతా, ఆ ఇంకుడి‌గింత హ్యాపీగా వాటర్ ని తాగుతా ఉంటది.
అవునవును. ఆ!
సో, ఎప్పుడన్నా ఇన్ ఫ్యూచర్ అప్పుడప్పుడు ఏంటంటే, సమ్మర్‌లో పంచాయతీ పైపులు సరిగ్గా పని చేయవు.
అవును.
ఈ రైనీ సీజన్‌లో నేనంతా, దాచుకున్నాను చూసారా! ఇంటి కింద వాటరు.
ఆహా!
ఇలా ఇంకుడు గుంత నుంచి, భూమి లోపలికెళ్ళి, మన ఇంటి దగ్గరే ఉంటాయి కదా!
అవును.
ఆ వాటర్ అంతా, మోటార్ ఆల్రెడీ మోటార్ ఫిట్టింగ్ అది కూడా ఉంది. డైరెక్ట్ భూమిలోకి.
హుహు. హుహుహు.
హ్మ్, సో, ఎప్పుడన్నా సమ్మర్‌లో ఈ పంచాయతీ వాటరు లేకపోతే గవర్నమెంట్ వాటరు మనకి సరిపోలేదనుకోండి.
ఆహా!
అప్పుడు, ఈ మోటారేసుకొని యూజ్ చేసుకుంటామన్నమాట వాటర్.
ఓకె. ఓకె. ఇంకొకటీ, మనం మొక్కలకి నార్మల్‌గా వాటరింగ్ చేస్తా ఉంటాం కదా! అంటే ఇప్పుడు మనం వాటర్ తగ్గించడానికి స్ప్రింకిల్ అంటే స్ప్రింక్లింగ్ వాటరింగ్ చేస్తే బెస్టా? లేకపోతే పైప్‌తో పైప్ వాడితే మనకు డబుల్ అంటే డబుల్‌గా పోతాయి అంట నీళ్ళు, అట్లా అట్లా.
ఆ! హ్మ్. అదేనండి. అదే, అయితే నార్మల్‌గా ఏంటంటే, కొంచెం ఎక్కువా పెద్ద, పెద్ద గార్డెనింగ్‌లు అలా చేసే వాళ్ళకైతే, అలా ఉంటుంది. అలాంటి వెసులుబాటు. నా దగ్గర ఏంటంటే, కనకా ఒక 2 రో‌ ఆహ్, దగ్గర, దగ్గర చెప్పాలంటే ఒక 30 మాత్రమే ఉంటాయన్నమాట కుండీలు.
హుహుహు. అవును. ఆహా!
హ్మ్. వాటికి నేనేం జేస్తానంటే మాకు ఈ జగ్ అలవాటే ఎక్కువైపోయిందండి. మాకు అదే అలవాటు అనమాట చిన్నప్పడి నుంచి.
ఆ!
సో. ఒక బకెట్ నిండా వాటర్ తీసుకొనెళ్ళి. ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మగ్గు నీళ్లు పోస్తా ఉంటానన్నమాట.
ఆహా! ఓకె, ఓకె. ఆ!
హ్మ్. సో దేనికి కూడా ఎక్కువ అవ్వదు. దేనికి కూడా తక్కువ <chuckles> అవ్వదు. ఏ మొక్క అంటే కొన్ని కొన్ని ఎక్కువ పీల్చే మొక్కలు కూడా ఉంటాయి గదా! కొంచెం పెద్దవి. వాటికి దానికి తగ్గట్టు అంటే దాని సైజుకి తగ్గట్టు కొంచెం ఒకటిన్నర జగ్గు.
హుహు. హుహు. అవునవును. హ్మ్.
ఇలా పోసుకుంటం వల్ల ఏంటంటే వాటర్ వేస్ట్ అవ్వవు. మొక్కలక్కూడా వాటికి సరిపడినంత వాటర్ వస్తూ ఉంటాయి.
అవునవును. కరేక్టే.
అదండి. ఉదయం, సాయంత్రం కూడా మాకు అది రొటీన్ అనమాట డైలీ రొటీన్.
ఓకె. ఓకె. ఇంకొకటీ ఇప్పుడు నార్మల్‌గా మనము మనకి కారు బా కారు, బైక్ ఇవీ వాష్ చేయడానికి మి ఆహ్, వాటర్ యూస్ చేస్తా ఉంటాం. దాన్ని మనం ఏ విధంగా వాష్ చేస్తే మనం వాటర్‌ని అంటే వాటర్ సేవింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు.
హ్మ్. అవునండి. వాటికొచ్చేసరికి అంటేనండి. కొన్ని కొన్ని సార్లు మనం బయటకిచ్చేయడం అనేదే చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే కొన్ని చోట్ల, అంటే మా ఊర్లో ఎస్పెషల్లీ, కొద్దిగా ఆ వాటర్‌ని రీసైకిల్ చేసుకొని వాడే ఒక ఎ ఎవరైతే ఉన్నారో అంటే ఒక ఒకళ్ళు అలాగే చేస్తారనమాట పద్దాక భూమిలో నుంచి నీళ్లే తీసి వాడరు.
ఆహా! అదే. అదే. ఆహా! అవునవును. అంటే వాళ్ళు యూస్ చేసిన నీళ్ళు మొత్తం మ ఒక ఒక దాంట్లో పోయినట్టు అది మళ్ళీ దాన్ని రీసైకిల్ చేస్తా అంటున్నారు. ఆహా!
హ్మ్, ఆల్రెడీ వాడిన వాటరు. హ్మ్, దాన్ని మళ్ళీ కొద్దిగా ఫిల్ట్రేషన్ అది చేసి అదే వాటర్ మళ్ళీ వాడుకుంటారనమాట.
ఓకే. ఓకే, ఓకే.
హ్మ్, సో అక్కడికిస్తాము అదొక పద్ధతైతే ఇంటి దగ్గర కొంచెం పైన అంటే మనం మరీ డెప్త్‌గా అయితే గనక మనం <chuckles> చేయలేం గదా!
అవునవును. కరక్టే.
సో పైపైన వాషింగ్కేంటంటే కొద్దిగా ఆహ్, ఒక చ చిన్న ఇక్కడ కూడా జగ్గే. జగ్గు తీసుకొని అలా పైపైన అలా కొట్టేసి ఈ ఒక 2 క్లాత్లు ఉంటాయి. ఒకటేమో ఆల్రెడీ సోప్‌తో కొద్దిగా ఉంటుంది. ఇంకోటి నార్మల్‌గా ఉంటుందనమాట. దాన్ని పెట్టి ఫస్ట్ ఏదైతే సోప్ ఉందో దాన్ని పెట్టి లైట్‌గా రుద్దుతాము. రుద్దేసిన తర్వాత ఇంకొక క్లాత్‌తో దాని మీద మళ్ళీ ఇంకా ఆహ్, ఇలా లాక్కుంటూ వచ్చేస్తాం అనమాట.
హుహు. హుహు. హుహు. హుహు. హుహుహు.
హ్మ్, సో ఇమిడియట్‌గా అయిపోద్ది ఫాస్ట్‌గా అయిపోద్ది. వాటర్ యొక్క వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది.
అదే. మనకి తగ్గినట్టు, కంట్రోల్ అయినట్టు మనమూ దాన్ని చూడగలం.
హ్మ్, అవునండి.
హుహుహు, ఓకే అండి. ఆహ్, ధన్యవాదాలు. నీరు సేవ్ చేయడం ఒక అలవాటు గాదు. మన బాధ్యత అనుకోవాలి. అంటే మనం ఈ రోజు చెప్పుకున్న ప్రతీ ఆ చిన్న చిట్కా మనకి పెద్ద మార్పులు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను.
హ్మ్, యాహ్! అవును. యాహ్! బా చెప్పారండి. అదే నిజంగా అనుకుంటున్నాను ధన్యవాదాలండి. మీతో మాట్లాడడం నాకు బాగా అనిపిచ్చింది.